నిజమే.
సో దాన్ని కంప్లీట్ చేసిన వెంటనే కొంచెం మెంటల్ బూస్ట్ వస్తుంది నాకు. అంటే ఆ ఫీలింగ్ అంట్ ఎట్లంటే <smacks lips> చిన్న విజయం సాధించాలన్నట్టు. ఆ, ఆ మెంటల్ ఫీల్ ఎలా ఉండదే. నాకు ఆ మెంటల్ ఫీల్ నాకు బూస్ట్‌ నిస్తుందన్నమాట. ఓకే. నువ్వు నేర్చుకున్నావు. అంటే నువ్వు చేయగలుగుతున్నావు. హ్మ్.
ఓకే. నిజమే. నిజమే. మీరు కొన్ని, కొన్ని సార్లు ఏంటంటే ఇలా వీక్లీ టెస్ట్‌లు అలా కూడా పెట్టుకొని మీ అంతట మీరు చెక్ చేసుకున్నప్పుడు కూడా అది మొత్తం కరెక్ట్ అయినప్పుడు ఆన్సర్ తరువాత మీకు వచ్చే కాన్ఫిడెన్స్ గాని, మీకొచ్చే బూస్ట్ గాని చాలా ఉత్సాహపరుస్తూతుంటుంది మిమ్మల్ని.
హుహు. అవునండి. అవును. మీరు చెప్పింది కరెక్ట్. అదేట్లాంటే ఇప్పుడు నా ప్రోగ్రెస్‌ను నేనే నోట్ చేస్తాను. అంటే నేనే నోట్ చేసుకుంటున్నానన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ చిన్న ఎఫర్ట్ అయినా నాకు ట్రాక్ చేస్తే కన్సిస్టెన్సీ నాకు పెరిగిందన్నమాట.
ఓకే. నిజమే. కన్సిస్టెన్సీ అనేది పెరిగింది. చిన్న, చిన్న.
ఆ! ఆ టైమ్‌లో ఎలా అంటే న నన్ను వేరే వాళ్ళు ఎట్లాలంటే సపోర్ట్ చేయకపోయినా వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేయపోయినా ఏం కాదు. నాకు నేనే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అంటే నాకు నేనే సెలబ్రేట్ చేసుకున్నాను.
ఓకే. నీ విజయానికి మీరే సెలబ్రేట్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరే అభినందించుకుంటూ, మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకున్నారన్నమాట. చాలా బావుంది.
ఆ! ఆ! హ్మ్. అదోక పెద్ద సెలబ్రేషన్ కాదు. అయినా నాకు కొంచెం స్మైల్. ఒక, ఒక మంచి థాట్. అట్లా ఆ! ఓకే. నేను ఆ! నేను ఇంకో చిన్న దాన్ని కూడా కంప్లీట్ చేశా అనే ఫీలింగ్ నాకు ఆహ్, నాకు ఎంతో బూస్ట్‌ నిచ్చిందన్నమాట.
అవునవును. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ కూడా వచ్చేస్తుంది. చాలా బాగా. నిజమే. ఇక్కడ మీరు ఇంకో విషయం గమనిస్తే గనక మీతో మీరు జెన్యూన్‌గా ఉన్నారు. ఫేక్ ఎక్కడ లేదు. మిమ్మల్ని మీరు మోసపరుచుకోలేదు ఎక్కడగా. అది చాలా మంచి విషయం.
అవునవును. అవునవును. అవునవును. హ్మ్. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు నేను ఈరోజు ఈ వర్క్ చేశాను. ఆ! ఈరోజు ఒక్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. దాని తరువాత అంటే రోజు చివరికనుకుంటా నేను చేసింది ఇయాళ 0 అంటే నాకు 0 విక్టరీ అనుకున్నట్టు నేను అనుకుంటా. అంటే ఇప్పుడు ఇయళ, ఇయళ చేశాను అంటే నాకు మైండ్‌లో ఉండిపోయిందనుకోండి. ఆ! నిన్న చేసాగా. ఇవాళ మళ్ళీ చేయడం అవసరమా అన్నట్టు <smacks lips> ఆ ఫీల్ ఉంటుంది కొంతమందికి. అలా నాకు కూడా ఉంది. సో నేను ఇయాళ చేసింది ఏంలేదంన్నట్టు ఫీల్ అయిపోతా.
ఓకే. ఓకే. ఓకే. ఆ! అవునవును. అలా ఉంటుంది.

ఓకే. అది మీ చాయిస్‌గా తీసుకున్నారా అలానా?
సో అంటే చాయిస్ ఏముండదు. అది పక్కా అది 100% సబ్జెక్టే. అంటే ఇప్పుడు హ్మ్. ఆ! నేను డిప్లొమా తి తీసుకోకుండా నేను బీటెక్‌లో ఇప్పుడు వేరే సీఎస్‌సీ డిపార్ట్‌మెంట్ అట్లా తీసుకొని నేనిప్పుడు నాకూ ప్ దాంట్లో పైథానుంది. ఆ పైథానూ నాకు రా ఆహ్, రాదని నాకు విషయం అది ముందు నుంచే నాకు తెలుసు. సో, రాదని అదొదిలేస్తే మనం
పక్కా. కచ్చితంగా అందరు చదవాల్సిందే. మీతో పాటు అందరు జదవాల్సిందే. ఓకే ఉంది. పైథానుంది. ఓకే. అంటే మ్ దాని గురించి మీరు ముందుగానే స్టడీ చేయడం గానీ, సబ్జెక్ట్ ఏంటని గానీ ఏదైనా సెర్చ్ చేసారా? లేకపోతే ఎవరినైనా అడగడం జరిగిందా?
అంటే నార్మల్‌గా ఆహ్, నేను సెర్చ్ చేశాను. ఎలా అంటే మా ఫ్రె అంటే మాకు కొంత మా బాబాయి వాళ్ళని, మా అన్న వాళ్ళని స ఆహ్, వాళ్ళని సజెస్ట్ తీసుకున్నాను. వాళ్ళేనా అంటే
ఓకే. మీ సర్కిల్‌లో మీరు సజెస్టు సజెషన్ తీసుకున్నారు.
హ్మ్. హ్మ్. వాళ్ళు ఎలా అంటే ఎలా ఉంటుందంటే, ఆ! మంచిగినే ఉంటుంది. తీసుకోవచ్చు నెక్స్ట్ మంచిగనే నడుస్తుంది అన్నట్టు ఆహ్, చెప్పారు. సో, నేను ఆ మూమెంట్‌లో తీసుకున్నాను. కానీ ఇప్పుడు ఆ మూమెంట్‌లో తీసుకున్నా కాబట్టి ఇప్పుడు తీసుకున్న దాన్ని మనం చేయాల్సినది మన పక్కా ఉంటుంది.
ఓకే. ఉంటుంది. నిజమే.
సో, ఆ టైమ్‌లో నేనేం చేశాను. నాకు రాదని ఆ విషయం నాకు ముందే తెలుసు. కానీ రాదని వదిలేయకుండా దాన్ని నేను ప్రతిరోజు కొంచెం అంటే ఫస్టు ఫస్టు రోజు ద దాంట్లో హ్మ్.
ఓకే. ఓకే. అంటే గివ్ అప్ ఇవ్వలేదు. దాని గురించి రాదని తెలిసి దానికి ఎలా సాధించాలనే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. రోజు కొంచెం కొంచెం చేయడం స్టార్ట్ జేసారనమాట. ఓకే.
అవునవును. ఫస్ట్ దాన్ని దాన్ని ఫస్ట్ రోజు సపోజ్‌గా అది ఫస్ట్ రోజు దాని ఎయిమ్ ఏంటో తెలుసుకున్న. నెక్స్టు దానికి మనం ఏమేమి యూజ్ చేయాలి. దేనివల్ల వస్తుందనేదేమో తెలుసుకున్న. నెక్స్ట్ ప్రొసిజరంటే
ఓకే. దాని అప్లికేషన్స్ అవన్నీ తెలుసుకున్నారనమాట. ఎక్కడ వాడతారు? ఏంటి? అనేది తెలుసుకున్నారు. అప్లికేషన్స్ గూడా తెలుసుకున్నారు.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అద్ అదీ అప్లికేషన్స్ ఒక్కసారి కాకుండా చిన్న చిన్నగా నేర్చుకోవడం వల్ల నాకేముందంటే ఇప్పుడు నాకు ఆహ్, మా ఇప్పుడు వాళ్ళు మా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఆహ్, ఇట్లా బీటెక్‌లో వ వాళ్ళ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు గూడా ఉన్నారు. అంటే బ్యాక్‌ గ్రౌండ్ అదే.
ఓకే. ఆ! ఉన్నారు. ఫస్ట్ నుంచున్నారు. ఫస్ట్ నుంచి తీసుకున్న వాళ్ళు గూడా ఉన్నారు.
ఆ! ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు గూడా ఉన్నారు. నే నాకు నేను ఏం నమ్ముతానంటే నేను చిన్న చిన్నగా వర్క్ స్టార్ట్ చేయడం వల్ల చిన్న చిన్నగా నేర్చుకోవడం వల్ల వాళ్ళకన్నా ఎక్కువ నాకు వచ్చు అని నేను నమ్ముతా.

యెస్. యూజ్ అవుతుంది.
ఇప్పుడు అది యూస్ యూజ్లెస్ అనేది ఏం గాదు. ఫస్ట్ ఒకటి చదువు అనేది మనం నేర్చుకునేది ఏమైనా కొత్త కొత్తవి ఏమైనా నేర్చుకునేవి అయి యూజ్లెస్ అని మనం ఎప్పుడు అనుకోవద్దు. అనొద్దు గూడా.
ఆ! నాతో నిజమే అండి. అంటే మనకి చదువుకునే సబ్జెక్ట్ ఎప్పుడూ ఉపయోగపడలేదు అన్న ధోరణి కూడా మనకు ఉండకూడదు. మనసులోని గనక ఒస్తే మనం నిరుత్సాహ పడిపోయి ఆ సబ్జెక్ట్ చదవం, లేపోతే చదివినా ఏ ఉపయోగంలే! అన్న ఆలోచనలు డీమోటివేట్ అవుతా అవుతాం.
ఎందుకంటే అవి మనకి హ్మ్. అవునవును. హ్మ్. ఇప్పుడు హ్మ్. హ్మ్. ఇప్పుడు అలానే అంటుంటారు ఎట్లా? "అరే! ఒక మనిషి ఒక మనిషి అవసరం లేడు అనొద్దు. ఆ! ఆహ్, <smacks lips> ఒక మనిషికి మన మనిషి అవసరం లేడు అన అనొద్దు" అంటుంటారు. ఎందుకంటే ఆ మనిషి ఎప్పుడికైనా అవసరమొస్తాడు. ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో గాపోయినా నెక్స్ట్ సిట్యుయేషన్‌లో అయినా నీ దగ్గర ఎవ్వరు లేనప్పుడు
అవును. యెస్. నిజమే ఏదొక సందర్భంలో త అతనితో అవసరం గాని, ఏదో ఒక విషయంలో తన తనకున్న జ్ఞానం గాని పనిజేస్తుంది మిగతా వాళ్ళకి.
అవును. హ్మ్. ఆ! ఇప్పుడు నీ దగ్గర ఎవ్వరు లేరు. అంటే నిన్ను మోటివేట్ అయిన, డీమోటివేట్ అయిన చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. సో ఆ టైమ్‌లో ఆయనొచ్చి నిన్ను మోటివేట్ చేస్తారేమో చెప్పుకోలేము గదా!
అవునండి చెప్పలేరు. ఆ విషయం చెప్పలేరు. చా
సో నిన్ను ఆ టైమ్‌లో కొచ్చి సపోర్ట్ జేస్తారేమో చెప్పలేం గదా! ఆహ్, ఆ టైమ్‌లో నీకు ఆయనే సపోర్టివ్‌గా ఉండాలని రాసిపెట్టుంటుందేమో చెప్పలేం గదా! సో, ఇక్కడ
ఓకే. అవును. ఆ విధంగా ఆలోచిచ్చాలి. యాక్చువల్‌గా మీరు చ అన్న విషయం మంచిదే.
హ్మ్. ఇక్కడ గూడా ప్రతిరోజు ఏమైనా, ఏమైనా సాధించాలంటే చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలని నేను నమ్ముతుంటానండి.
ఓకే. నిజమే మీరన్నట్టు చిన్న చిన్నగా స్టార్ట్ జేస్తే గనక విజయం అనేది ఖచ్చితంగా ఒక రోజు ఒస్తుంది. మరేదైతే మనం ఏదైతే నేర్చుకున్నామో అది వేస్ట్ కాకుండా ఖచ్చితంగా మన ఫ్యూచర్‌లో ఏదో ఒక సందర్భంలో యూజ్ అవుతుంది. ఎవ్రీ‌టైమ్ మనం డీమోటివేట్ గాకుండా ముందుకు వెళ్తుంటే గనక కన్సిస్టెన్సీ చూపిస్తుంటే గనక మన విజయం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మనం సాధిస్తాము అని మీ అనుభవం ద్వారా చెప్తున్నారు.
హ్మ్. హ్మ్. అవునండి. అవును. అవును.

ఆ! అట్లనే ఇప్పుడు నేను కన్సిస్టెంట్‌గా ఆహ్, నా వర్క్‌ని నేను చేస్తేనే నాకు నెక్స్ట్ ముందుకు సాగడానికి అంటే ముందుకు తీసుకెళ్లడానికి, నా మనసు కూడా నన్ను ఎట్లాంటే కొంచెం మోటివేట్ చేస్తుందన్నమాట.
నిజమే. నిజమే. మళ్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ, ముందుకు సాగుతూ, ఆ కన్సిస్‌టెన్సీ అనేది మీ విజయానికి హెల్ప్ ఫుల్‌గా ఉంటుంది కాబట్టి అలా కొనసాగారు. బాగుందండి. బాగుంది. మరి ఇట్లా ఎప్పుడన్నా వేరే వాళ్ళకూడా ఇదే చిన్న సలహా ఇస్తూ వాళ్ళనేప్పుడన్నా, మరి వారికి కూడా వారి కష్టంలో లేపోతే వాళ్ళు ఏదైనా ఫెయిల్ అయితే గనుక వాళ్ళ సబ్జెక్ట్‌లో ఇంప్రూవ్ అవ్వడానికి గాని మీరేమైనా సహాయం చేసారా? ఏమన్నా మాటలు చెప్పారంటే ఏం చెప్తారు?
అవునవును. అవును. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! అంటే ఈ విషయానికొచ్చేసరికి నార్మల్‌గా నేను ఫస్ట్ అంటే మేము ఆహ్, నేను హాస్టల్‌లో ఉండేవాడిని. సో నా హాస్టల్‌లో, నా క్లాస్‌మేటే నా రూమ్‌మేట్ అన్నమాట.
ఓకే.
అంటే ఎవరిష్టంవొచినట్టు వాళ్ళుండొచ్చు. అట్లానే నా క్లాస్‌మేట్ నా రూమ్‌మేట్ ఒకటైపోయాడు. అంటే నేను రోజు చిన్న చిన్నగా ఏదో ఒకటి చదువుకున్నప్పుడు ఏదో ఒకటి నేర్చుకున్నప్పుడు అనేవాడు. "అయ్! రోజు ఏం చదువుతారు? ఏం చేస్తారు? ఒక్క రోజులో రాదా" అన్నట్టు మాట్లాడేటోడు. అయితే అయి హ్మ్. అయితే ఆయనకి ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఒచ్చిన తర్వాత ఒకటర్థమైంది. ఎలా అంటే ఆహ్, ఈయన రోజు ప్రాక్టీస్ చేసాను కాబట్టి ఈయనికి ఏ ప్లేసొచ్చింది. నేను చేయలే కాబట్టి నాకు తగ్గిపోయింది అన్నట్టు నేను మరి ఆయన ఆయనకి ఆయన అనుకున్నాడా? లేదా? అని చెప్పి హ్మ్. రియలైజేషన్ అయిందా, లేదో నాకు తెలియదు కానీ, నెక్స్ట్ డే అంటే రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డే ఒచ్చేసి "అరే! ఆహ్, అరే నేను కూడా నీతో పాటు చదువుకుంటానుర" అని ఒక మాటన్నాడు. అప్పుడు నే అప్పుడు నేను ఆయనకు చెప్పానన్నమాట. నేను ఇలా చదవడం వల్ల నాకు ఇలా పాయింట్స్ ఒచ్చాయి. ఇలా నాకు గ్రేడొచ్చింది. సో నేను చెప్పేది గూడా నీకిదే. చదువుతే మనకి వస్తాదో రాదో అది పక్కన పెట్టేస్తే, ఫస్ట్ చదవడం కదా! ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇ ఆ!
ఓకే. హాస్టల్‌లో హ్మ్. నిజమే అండి. యెస్. రియలైజేషన్ వచ్చిందన్నమాట. ఆయనకి కొంచెం. ఓకే. ఓకే. అవును. చదవాలి. ఫస్ట్ వస్తుందో రాదో అని పక్కన పెడితే గనుక దాన్ని ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఆ విషయాన్ని స్టార్ట్ కొంచెం స్టేజ్ కొంచెం కొంచెం కొంచెం ముందుకు తీసుకెళ్తూ ఉండాలి కన్సిస్టెన్సీ‌గా.
హ్మ్. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు నువ్వు నేర్చుకున్న సబ్జెక్ట్ ఇప్పుడు ఎక్సామ్‌లో రాకపోవచ్చు. నెక్స్ట్ నీ ఇంటర్‌వ్యూస్‌లో‌ అడగచ్చేమో చెప్పలేం కదా!
అవునండి. అంటే చదువుకున్న సబ్జెక్ట్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా! అప్పుడు వేస్ట్ అవ్వదు యాక్చువల్‌గా.
ఇప్పుడు ఆ! ఇప్పుడు నువ్వు ఏం చదివినా, ఏం ఏం చదివినా, ఏం నేర్చుకున్నా, నీ సబ్జెక్ట్ వేస్ట్ కాదు. ఎందుకంటే నెక్స్ట్ నీకు ఇప్పుడు కాపోయినా నీ ఫ్యూచర్‌లో అయినా యూజ్ అవుతుంది.